హ్మ్. ఓకే. ఓకే.
ఆ సరే అనేసి పాడమంటే, ఆయన ఒక పాట పాడారన్నమాట. ఏం పాట "యాదైతుంది నా మనసులో యా ఆ నా మనసంతా" అని వాళ్ళ మమ్మీ మీద పాట పాడారన్నమాట.
ఓకే. అంతే తనుకు గుర్తొస్తా ఉందనమాట, తన మమ్మీ గుర్తొస్తుంది
హుహు. హ్మ్. అంటే "ఉన్న తీరం ఉన్న తీరమైతలే ఏడున్నా తీరమైతలే" అని ఒక పాట పాడారన్నమాట. అంటే "నేను ఉంటున్నా కానీ నాకు అట్లు ఎస్ ఎట్లుంటున్ననో అర్థం కావట్లేదు. నేను ఎక్కడ ఉంటున్నానో అర్థం కావట్లేదు. నువ్వు యాధికొస్తున్నావు ఆహ్, నువ్వు యాదికొస్తున్నావు అంటాడు. ఎట్లంటే నువ్వు గుర్తుకొస్తున్నావు. మి అంటే మీరు చేసే ప్రతి రోజు <sniffs> మీ చేష్టలు ఎట్లా మీ వర్క్‌స్ హ్మ్. మీ వర్క్ గాని"
ఓకే. హ్మ్. హ్మ్. ఎస్ ఎస్. "మీ మాటలు గాని, మీ‌ర మీరందరూ కూడా కళ్ళ ముందు కనిపిస్తున్నారు." అని అంటున్నాడన్నమాట.
హ్మ్. ఆ "మీ కళ్ళ ముందు కనిపిస్తున్నారు. అసలు ఇన్ని రోజులు నేను ఎప్పుడు మిమ్మల్ని చూడకుండా మాట్లాడకుండా ఆహ్, ఉం ఆహ్, ఉండలేకపోతున్నాను." అనేసి ఒక పాట అసలు మంచి పాట పాడారండి ఆయన.
ఓకే. నిజమే నిజమే. ఓకే. అంటే మీకు, మీకు మీగ్గూడా పాటని కదిలించిందన్నమాట.
ఆ పాట వల్ల అసలు ఆ పాట నన్ను ఎట్ల కదిలిచ్చిందంటే నెక్స్ట్ నేను నార్మల్‌గా
ఓకే. అంటే మీరు కూడా అంటే ఆ సందర్భంలో మరి ఇంటి నుంచి దూరంగా ఉన్నారా? ఎందుకు అంటే ఎందుకు కనెక్టయ్యారు? ఆ పాటకి అంతగానమంటె.
ఆ! పాటకి నేనెందుకు కనెక్ట్ అయ్యానంటే, డెఫినెట్‌గా మీరు చెప్పినట్టు నేను హాస్టల్‌లో చిన్నప్పటినుంచి నాకు హాస్టల్ లోనే ఉంటానండి నేను. హ్మ్. ఆ హాస్టల్‌లో ఉండడం వల్ల అసలు నాకు ఇప్పటి వరకు నేను ఎక్కువగా సాంగ్స్ వింటాను గానీ ఆ సాంగ్స్ విని దానంతా గుర్తుపెట్టుకునేంత అంత నాకు పవర్ అంతే అంతగా నేను మైండ్‌లో పెట్టుకోను గానీ, ఆ పాట వినగానే నాకసలు ఎట్లంటే నాకు నా హార్ట్‌కి టచ్‌నట్టు టచ్చయినట్టు అనిపిచ్చిందన్నమాట.
ఓకే. ఓకే. ఇంటికి దూరంగా చదువుకుంటున్నారనమాట ప్రతిసారి. హ్మ్. ఓకే.

అయితే, సంగీతం ద్వారా స్నేహం, ప్రేమ, బాధ, కోపం ఇలాంటివి వ్యక్త పరచచ్చో అని అంటుంటారు గదా! అయితే, మరి మీరు విన్న సంగీతం మీ బాధని ఎలా తీర్చింది అంటే గనక, ఏం జెప్తారు? అలాంటి సాంగేదన్నుందా?
హ్మ్. అవునవును. అవును. అంటే, ఇప్పుడు నిజం జెప్పాలంటే, సంగీతం నాకొక ఔషధమని నేను జెప్పుకుంటాను. ఎందుకంటే, అది మీరు చెప్పినట్టు బాధ, సంతోషము అలా. అంటా మనము ఏ మూడ్‌లో ఉన్నా స్ అ అదొక అంటే, ఒకొక్ అంటుంటారు గదా! ఒక్కొక్క సంగీతము ఒక్కొక్క మనకి ఒక లైఫ్‌ని ఇస్తుంది, అంటే, లైఫ్ గురించి చెప్తుందనేసి. ఇప్పుడొక బాధలో ఉన్నప్పుడు
ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. యెస్. యెస్. అవునవును. అంటే, మూడుని బట్టీ ఆ సాంగనేదుంటుండని. యెస్.
హ్మ్. ఇప్పుడు ఒక బాధనో బ బాధలో ఉన్నప్పుడు మనము ఒక సంగీతం వింటాము. ఆ! ఇప్పుడు బాధలో ఉన్నప్పుడు డీజే సాంగ్ బెట్టి వింటే కొంచెం, కొంచెం మనకి చిరాగ్గా అనిపిస్తంది.
యెస్. <laughs> విల వినబుద్ధి గూడా గాదనుకుంట చాలా మంది.
ఆ! అసలెట్లా అంటే, కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది. ఆ! సంతోషంగా ఉన్నప్పుడు ఏదో బాధ సాంగ్ వింటే, అసలు ఇంక, ఇంకొక చిరాగ్గా అనిపిస్తుంది. సో, అన్ అంటే, మనమనుకునట్టు ఎట్లంటే, ఆహ్, ఏ మూడ్‌లో ఉంటే, ఆ సాంగ్, ఆ మూడు సాంగు వింటే, మనకు కొంచమెట్లంటే, ఆహ్, మన బాడీ యాక్టివేట్‌గా యాక్టివేటయిపోతుందనమాట.
ఓకే. యెస్. యెస్. హ్మ్. రిలీఫ్‌గా ఉంటుంది. యెస్. ఎ హ్మ్. నిజమే.
అంటే, అది బయట ప్రపంచం ఆహ్, అట్లాంటి ఆహ్, అడిగినట్టు. అంటే, బయట ప్రపంచంని మనము చూస్తా ఉంటాం నార్మల్‌గా.

ఓకే. అంటే మీ బాధనే, తను పాడుతున్నట్టుగా అనిపించిందన్నమాట పాట రూపంలో.
ఎంకన్న హ్మ్. ఎందుకంటే ఆహ్, ఆయన బిగ్ బాస్ హౌస్‌లో ఒక 70 డేస్, డేస్ ఉండడానికి అట్లున్నారు. నేను అంటే నాదగర్ ఆయనకి ఫోన్ లేదు. అది లేదు. ఆయన పరిస్థితి కూడా కొంచెము ఆ! ఘోరమే ఉంటుంది. బట్ ఇక్కడ నాకు ఫోనున్నా, నేను రోజు మా పేరెంట్స్‌తో మాట్లాడినా ఏంటంటే, ఆహ్, నేను ఇంటికి పోయినప్పుడు చేసే అంటే మా వ్యవసాయం పనులైనా, మా ఇంటికాడ ప్రతిరోజు మేము అంటే, మేము మాట్లాడుకోడము. నెక్స్ట్ మేము ఇట్లా షేర్ చేసుకోడము, అయన్నీ నాకేట్లంటే రోజు ఫోన్ మాట్లాడిన, రోజు వీడియో కాల్ మాట్లాడినా హ్మ్. నాకు
యెస్. యెస్. అవును. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. అవన్నీ గుర్తొస్తున్నాయన్నమాట మొత్తం. హ్మ్. అంటే మీకేద హోమ్‌సిక్ బాగా ఫీల్ అయిపోతున్నారైతే.
ఆ! హోమ్‌సిక్ ఎట్లంటే, ఆహ్, ఆయన పాట పాడగానే ఫస్ట్ నాకు హార్ట్‌కి టచ్చయిందని నేను చెప్తాను. అసలు ఆయన పాడిన ప్రతి లైనొచ్చేసి నాకు నాకే కనెక్ట్ అయిపోయింది.
బావుందండి. ఓకే. మీకేకే మీకే సూటీగా తగిలిందన్నమాట మీ హార్ట్‌కి.
అసలు వాస్ అసలు సూటిగా తగిలింది. నేనందుకే ఎప్పటిను ఎప్పుడైనా నాకు మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ, నాకేప్పుడైనా ఇట్లా ఇంటికాడ నుంచి ఏమైనా థాట్స్ వచ్చినప్పుడు ఆ పాటే పాడుకుంటానన్నమాట నేను.
ఓకే. హ్మ్. ఓకే. ఓకే. మీరు కూడా అంత హం చేసుకుంటారు, అంతగా మీకు ఒక పర్సనల్ ఫేవరెట్ సాంగయిపోయింది.
ఆ! ఇప్పుడు ఆ పాట పాడడం వల్ల హ్మ్. ఆ పాట పాడడం వల్ల, నాకు కొంచెం నా మైండ్ రిలీఫ్‌గా ఉన్నట్టనిపిస్తుంది. నెక్స్ట్ ఇంటికాడ అంటే, ఇంటికాడ ఏం చేస్తున్నారు, ఏంటి, అని ఆలోచించినట్టుంటుందని నాకు నాకు మంచి ఫీల్ నిస్తుంది ఆ పాట నాకైతే.
ఓకే.

ఓకే. ఓకే. ఆ!
హ్మ్. అది ఒక అది నార్మల్‌గా అదొక పెళ్లి సాంగే. కానీ దాన్ని డి దాంట్లో డీజే యాడ్ చేస్తూ ఆ సాంగ్‌ని డీజేగా మార్చడం వల్ల ఆ! రీమిక్స్ చేయడం వల్ల వాళ్ళకి ఎట్లంటే అక్కడ మనం డీజే పెట్టినట్టుంటుంది. ప్లస్ ఆ పెళ్ళికి సాంగు గూడా అంటే మనకి ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో నడుస్తుందనమాట.
హ్మ్. ఓకే. రీమిక్స్ జేస్తున్నారంటవు. <giggles> ఓకే. ఓకే. 2 సైమల్టేనియస్‌గా జరిగిపోతా ఉంటాయంటావు.
ఆ! 2 సైమ‌న్‌టేనియస్‌గా జరగడం వల్ల అంటే అక్కడొక‌ స్ ఒకా ఎట్లాంటే ఒక మ్ ఒక మూడూ ఒక ఎట్లంటే క్రియేట్ అయిపోతుందనమాట.
యెస్. ఓకే. ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందంటవు.
హ్మ్. హ్మ్. అట్లానే ఇప్పుడు సంగీత అంటే సంగీత భావాలను ఆహ్, బయటికి తీస్తుంది అంటుంటారు గదా! అంటే సంగీతం వినడమైనా సంగీతం పాడడం వలైనా మన భావాలను బయటకి తీస్తుంది అంటుంటారు.
హ్మ్. యెస్. యెస్. అవును. వ్యక్తపరచవచ్చు.
హ్మ్. అంటే మన ర్ మన మనసులో బాధ ఎట్లున్ ఎట్లుంటే అట్లా మన సంగీతం వస్తుందంటుంటారు.
యెస్. యెస్. అయితే మరి మీరిప్పుడు సంగీతం అంటే మీరెప్పుడైనా బాధలో ఉన్నప్పుడు, ఎప్పుడన్నా ఒక మంచి మోటివేషనల్ సాంగ్స్ విని మళ్ళీ ఆ బాధను తగ్గిచ్చుకోవాలని, ఎప్పుడన్నా ఇలాంటి సాంగ్స్ వినడం జరిగిందా?
అట్లా ఎక్కువ హ్మ్. హ్మ్. అవునవును. డెఫినెట్లీ ఆహ్, ఇట్లా స్ నాకెట్లంటే కొంచెము, ఆహ్, ఇట్లా నేను కొంచెం ఫ్రీ టైమ్‌లో ఉన్నప్పుడు హ్మ్. కొంచెం ఫ్రీ టైమ్‌లో ఉన్నప్పుడు ఎక్కువ సాంగ్స్ వినడానికే ట్రై చేస్తుంటాననమాట.
హ్మ్. లో లవ్ లోల్ లో లో ఉన్నప్పుడా లేకపోతే ఫ్రీ లాగా?